యాహ్! మీరు కూడా ఒక మంచి ఆహ్, ఐటమ్ కూడా ఎంచుకొని దానికి తగ్గట్టుగా ఈ ఆహ్, హల్వా గాని లేకపోతే ఈ గులాబ్ జామ్ గాని ఏదోకటి చేసి పక్కన పెడతారు.
ఇంకలా చేస్తూ ఉంటాం. ఆ! అంటే అది ఎందుకో ఎంత నాన్ వెజ్ తిన్నా గూడా అదేదో స్వీట్స్ ఇంకందరూ ఉంటారు కదండీ. అలాంటప్పుడు ఏంటి అంటే మనకొక 2 ఐటెమ్స్ చేయాల్సొస్తది ఇంకా స్పెషల్‌గా. ఇప్పుడు గులాబ్ జామ్స్ అంటే పిల్లలకి కూడా చాలా ఇష్టం ఉంటాది గదా! సో, ద
ఆ! గ్యాప్ ఉంటది. అవును. కచ్చితంగా అండి. అంటే పైగా అంతమంది పిల్లలున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ వీటికే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం చేసిన ఏదైతే బి హ్మ్.
ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో గులాబ్ జామ్ ఆప్షన్ ఏంటి ఆ ఐస్‌క్రీమ్ యేసుకొని తినొచ్చని ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట.
ఆ! ఏది వెనిలాలోనా? ఆ!
ఆ! వెనిలా ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ తీసుకొస్తా. ఒక 2, 3 ఫ్లేవర్స్ తీసుకొచ్చేస్తాం. సో, ఎవరికీ ఏ ఫ్లేవర్ ఇష్టమో ఇంకందులో జామూన్ లేసుకొని తింటూ ఉంటారనమాట.
ఓకే. అసలంటే మధ్యాహ్నం ఒక 12, 12:30కే లేపోతే 1కి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఒక 4 అయిద్దనుకుంటా మొత్తం ఆ గులాబ్ జామున్. <chuckles> అదే.
4 అవుతదండి ఈజీగా. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ నైట్ కూడా అంటే నైట్ ఇంకెక్కువ స్పెషల్ డిషెస్ చేయము. బట్ ఇప్పుడు మధ్యాహ్నం ఉందనుకోండి పర్లేదు. లేదు అంటే చిన్న చిన్న జస్ట్ చికెన్ ఫ్రై చేసేసి చపాతీలు చేయడం. లేకపోతే జొన్న రొట్టెలు చేయడం. సో, ఇలాంటివి. అంటే
ఆ! అంతేలెండి అంటే కొంచెం సింప్లిఫై చేసేసుకుంటారు. ఎందుకంటే మధ్యాహ్నం చాలా కష్టపడి ఉంటారు. కొద్దిగా ఎక్కువ లేట్ అయిపోద్ది కదా!
సింప్లిఫ ఆ! కష్టపడుంటారు. అందులో హెవీ అయిపోయుంటది కదా! అందరూ కొంచెం లేట్ గానే తింటాము.
ఆ! ఇది కూడా అవును. అదే అదే.
ఇంకొకటేంటంటే ఈ పండక్కి ప్రత్యేకత సాయంత్రం బాగా టపాసులు పేలుస్తారనమాట. ఈ మనం దివాళీకెలా చేస్తామో, రెండో రోజండి దివాళీకి ఎలా చేస్తామో మేము మా ఊర్లో ఏంటంటే దివాళీ కంటే ఎక్కువ గూడా దీనికే తెస్తారనమాట పటాసులు.
ఎ మొదటి రోజా? రెండో రోజా? రెండో రోజే. ఓకే. ఆహా! మరంతె ఆల్రెడీ మొత్తం పిల్లలున్నారు ఇంట్లో. ఇక అందరు కలిపేసి ఫుల్లుగా
ఇంకా బాగా అండి. అసలు మోగిపోవాల్సిందే ప్రతి సంవత్సరం బ్యాగ్‌లు బ్యాగ్‌లు మా అన్నయ్య తెచ్చేవాడు. అంటే ఎన్ని తెచ్చినా కూడా అంత మంది ఉండేసరికి ఇంకా తక్కువన్నట్టే అనిపిచ్చేవన్నమాట. సో, అలా టపాసులు పేల్చేసి మళ్ళీ ఆడి అంటే ఇప్పుడు <chuckles> మనము ఏదైనా పనిలో పడ్డాం, ఇలా ఆడుతూ ఉన్నామంటే మళ్ళీ ఆకలి <chuckles> మొదలవుతది కదా! సో, ఫస్ట్ ఏంటంటే మధ్యాహ్నం నాకొద్దు. నీకొద్దు. అంటే అలా అంటూ ఉంటారనమాట. ఏహ్! ఏమి తిన్నాము. <chuckles> నైట్ ఏం తిన్నావు. మళ్ళీ మొత్తం మేము అవి పేల్చేసి తర్వాత అటు ఇటు ఏదైనా ఆడుతుంటాం కదా! అప్పుడు ఆకలి మొదలవుతది. సో, మళ్ళీ అప్
అంతే. <chuckles> ఆ! అదే. ఆ! లాస్ట్‌లో <chuckles> అదే. అవునండి. హ్మ్. అంటే కొంచెం అటు ఇటు యాక్టివ్‌గా కదులుతారు. కొద్దిగా పనయ్యే సరికి ఇక లోపల ఏదో ఒకటి పడాలి, ఏదో ఒకటి పడాలి అని చెప్పేసి గంట మొదలు <chuckles>
<laughs> పడాలి అన్నట్టు ఉంటది. సో, మళ్ళీ ఏదో ఒకటి ఇంకా పెద్దవాళ్లేంటంటే ఇంకా ఉన్న వాటిలో మోడిఫై చేసి దాన్ని సింపుల్‌గా ఏదైనా చేసిస్తారనమాట. ఇప్పుడు కర్రీ ఉందనుకోండి మళ్ళీ దానికి రొట్టెలు, చపాతీలు అలా చేసిచ్చేవాళ్ళు.
అంతే.

ఆ! అవునవునండి. కొంచెం ప్లేస్ ఉంటది. అంటే మనకు బొమ్మలుంటాయనమాట డిఫరెంట్, డిఫరెంట్. ఇప్పుడు ఎలిఫెంట్ బొమ్మలని, లేకపోతే ఇట్లా చిన్న చిన్న టాయ్‌ది ఒక టైప్ ఆఫ్ లైక్ స్టాచ్యూలాగా <smacks lips> అలాంటివి ఉంటాయనమాట. అందులో అది ఏసి పెట్టేస్తే ఒక 3 అవర్స్ తర్వాత తీస్తే మనకి ఆ షేప్స్ వస్తాయనమాట.
తేం అదేన్ ఆహ్, ఇదేదో భలే ఉంది. అంటే పిల్లలకి ఆహ్, ఏదైతే ఈ పంచదార సిరప్ అంటున్నారు కదా! దాన్ని ఈ షేప్‌లో
సో, ఆ షేప్స్ అంటే పిల్లలకి బాగా ఇష్టం అనమాట. ఆ! పంచదార సిరప్. అది కూడా ఏంటంటే పిల్లల కోసం కలర్‌లు, కలర్‌లు జేస్తామండి. అంటే పిల్లలకిష్టం గదా కొంచెం. సో, ఇప్పుడు ఆరంజ్, గ్రీన్, వైట్ అని అట్లా <smacks lips> అన్నీ కలర్స్ చేసుకొని పెడతా అనమాట. సో, అవి చేసుకొని దాన్ని తీసుకొనెళ్తారు గుడికి.
అవునవును. అంటే అంటే ఇప్పుడు నాకోటి అనిపిచ్చింది మీరు చెప్పిన తర్వాత. ఇప్పుడు, పంచదార చిలకలు అని జెప్పేసి ఇంతకు ముందు బాగా ఇలా పండగలకి అలా విచ్చేవాళ్ళు కదా! ఆ రకంగా ఉంటుందా మీరు చెప్పిన స్వీట్?
ఆ! అవునవునండి. అలాంటిదే.
ఓకె. ఓకె. కాపోతే కలర్స్ ఉంటాయనమాట.
కలర్స్ ఉంటయి. అదేంటంటే ఇంక పిల్లల కోసం కొంచెం అలా కలర్స్ ఏయడం. వాళ్ళ సాటిస్‌ఫాక్షన్ కోసం.
ఓహ్! సూపర్. సూపర్. అదే. <chuckles> అంతేలెండి. నార్మల్‌గా ఇస్తే ఆళ్ళెలాగో అంతా తెల్లగుంటే వాళ్ళకి డిఫరెన్స్ గూడా దెలీదు గాబట్టి ఖచ్చితంగా ఇలాంటియి జెయ్యాలి.
తెలీదు గాబట్టి సో, అలా అంటే వాళ్ళకి నచ్చింది తీసుకుంటారనమాట. ఇప్పుడు కలర్స్ ఉన్నాయనుకోండి, "నాకిది గావాలి, నాకిది గావాలి" అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు. సో, ఆ రోజు అవి తీసుకొని గుడికెళ్తాం అనమాట. హారతివ్వడం, చక్కగా ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ ఒస్తూ ఉంటారు ఆ పండక్కి. సో, దాన్ని తీసుకొనేళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇంక నెక్స్ట్ డే అందరికి కావాల్సింది మనకి నాన్ వెజ్ ఎక్కువ గదా! ఇంక మళ్ళీ మొదలనమాట. మార్నింగ్ నించి. ఆ! రెండో రోజు. తెల్లారి నించే ఇంకా మా వాళ్ళందరూ లేచినప్పటి నించి ఈ రోజు ఏం <laughs> స్పెషల్? అనేది అండ్ మార్నింగే ఏన్
అవును. అదే. ఓకె. అంతేగా. అంటే ఇది రెండో రోజు. రెండో రోజు అంతేనా? ఓకె. సూపర్. ఆ! <chuckles> అంటే ముందు బ్రష్ చేసినా లేకపోయినా ముందు మాత్రం ఇవాళ అసలు ఏంటి? మటనా? చికెనా? ఏంటి? అని జెప్పేసి ఉంటదనమాట.
చి ఆ! అది ఇంక కంపల్సరీ మార్నింగ్ నించి. అంటే పిల్లలు కొంచెం బాగా ఇంట్రెస్ట్ గదండీ. ఇంక లేచిన వెంటనే అడుగుతా ఉంటారనమాట. మార్నింగ్ ఏంటి అంటే మా ఇంట్లో కంపల్సరీ పూరీ ఆహ్, మనకి పచ్చిమిర్చి చికెన్ జేస్తారన‌మాట ఫ్రై.
అవును. ఖచ్చితంగా! ఓకే.

ఆ! లేదండి. యాక్చువల్‌గా ఏంటి అంటే అప్పుడప్పుడు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వ అంతమందున్నప్పుడు <smacks lips> వంటలన్నీ ఒకేసారి చేస్తున్నప్పుడు మనకి కొంచెం కష్టమే అనమాట. ఇంకా అటు ఇటు, అటు ఇటు చేసినట్టుంటది. ఒకసారేమైందంటే మనకి ఆయిల్ బాగా మసులుతుంటది గదండీ! అప్పుడు పైన ఇట్లా ఏదో గ్లాస్ తీసుకోవడానికెళ్లి మా చెల్లెలు దాంట్లో యేసేసింది గ్లాసు. అలా మా పెద్దమ్మ మీద ఇట్లా మొత్తం ఆయిలంతా పడింది. బాగా కాళ్ళ మీద పొక్కులొచ్చి <chuckles> అమ్మో! అదొక్క మూమెంటసలు <smacks lips> మర్చిపోలేకపోయాము. అంటే అదొక సంతోషకరమైన విషయంలో <smacks lips> అనుకోకుండా జరిగిందనమాట. బాగా కాకపోతే మరీ ఎక్కువ కాకుండా కొంచెం
ఆ! అవును! హడావిడవుతది. అదే గదా! <chuckles> ఆ! చెప్పండి. అయ్యా! తుల్లేసిందా మరి? అయ్యో! అదే. అంటే ఇప్పుడు ఎక్కువ మంది వంట చేసేటప్పుడు ఇ ఇదే ఎక్కువ మంది వంట చేసేటప్పుడు ఇయ్యే <chuckles> జరుగుతాయండి. కొంచెం జా ఎంత జాగ్రత్తగున్నా కొన్ని కొన్ని బై మిస్టేక్ ఇలా జరిగిపోతూ ఉంటాయి.
ఆ! అదే గదండి! అనుకోకుండా ఇప్పుడు అంటే ఒకరికొకరు అందరము ఉంటామా! <smacks lips> సో, అలాంటప్పుడేంటంటే అటు ఇటు తిరుగుతా ఉంటాం. సో, ఇంకలాంటప్పుడు కొంచెం చూసుకొని, తర్వాతన నించి అనిపిచ్చింది. కాస్త జాగ్రత్తగా చూసుకొని ఒకరి తర్వాత ఒకరిది ఒక్కొక్కటి చెయ్యాలి అన్నట్టుగా అప్పుడు ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మా నాన్నగారు ఏం చేసేవాళ్ళంటే బయట సెపరేట్‌గా స్టవ్ పెట్టేసేవాళ్ళు. అంటే ఇటు నాన్‌వెజ్ చేసే వాళ్ళు చేస్తుంటారు మేము ఇంట్లో లోపల స్వీట్స్ గానీ సలాడ్ గానీ లోపల చేసేసుకుంటాం ఆ! అంటే ఎవరిది <chuckles> ఎవరికీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మీరు చేసుకోండి మేము చేసుకుంటాం అన్నట్టుగా మేమప్పటి నుంచి సలాడ్లు కానీ స్వీట్లు అంటే చిన్న చిన్న రెసిపీలు మేము చేయడం. లోపల పూరీలు చేసీయడం.
అవును. <chuckles> ఆ! ఆహా! ఇది చాలా బెటర్ కదా! <chuckles> ఒకళ్ళొకళ్ళు అక్కడే చేసుకుంటారు అని చెప్పి <giggles> అదే. అదే. అంటే ఎవరి బాధ వాళ్ళు పడండని చెప్పేసి నాన్నగారు విడగొట్టేసారనమాట.
ఆ! అంటే ఇంకా మీరేదోకటి చేసుకుంటూ <chuckles> ఉంటారు. దానికన్నా ఇదే నయం మీకు కూడా కూర్చోవడానికి అంటే మనకి ఇప్పుడు పూరి కానీ ఇట్లాంటి చేసే టైమెక్కువ పడుతది కదా! అంటే లోపల పొగ అనేదుంటది కదా! ఇప్పుడు బయటనుకోండి వాళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చొని ఎన్ని చేసినా అంత విసుగనిపిచ్చదు. ఇప్పుడంత మందికీ చేయాలంటే అది చేసినట్టే ఉంటది. ఒక పక్క ఖాళీ అవుతా ఉంటాయి. <chuckles>
అదే. అవునండి. అవును. అవును. అది కూడా పెద్ద టాస్క్‌ లాగా యాక్ట్చువల్లీ. <laughs> అయితే పొద్దున్నే మాత్రం పూరి అండ్ ఏదైతే మీరు స్పెషల్‌గా మీ ఫ్యామిలీ కర్రీ ఈ చిల్లి చికెన్ టైప్‌ది ఫస్టది. తర్వాత ఇక మధ్యాహ్నం అనేది ఇక చాయిసా? ఈ చికెనవ్వచ్చు. మటనవ్వొచ్చు. హ్మ్.
ఆ! గ్రీన్ చికెన్. ఆ! మధ్యాహ్నం అనేది మ్యాక్సిమము బిర్యానీ ఇష్టమండి మా వాళ్ళందరికీ మా అమ్మ చేసేది. సో, మధ్యాహ్నం కంపల్సరీగా బిర్యానీ చేసుకుంటాం. బిర్యానీతో పాటు ఇంకా రైసు మళ్ళీ కర్రీ కూడా చేస్తారు మటను కర్రీ మటన్ కర్రీ తర్వాత మనకి ఆహా! ఫిష్ పులుసు. <smacks lips> అంటే 3 చేస్తాం ఎవరికి ఏది ఇష్టమో, అన్నట్టుగా కొంచెం అందరూ ఇది చేసుకోడమని.
ఓకే. ధమ్మా? ఓకే. ఓకే. సెపరేట్‌గా. ఓకే. బిర్యానీ చేస్తారు. మటను చేస్తారు. ఇక ఫిష్ కూడా చేస్తారు. ఎవరికేది కావాలంటే అదిక.
ఆ! అండి. ఏది? అంటే ఆ రోజు హ్మ్. ఇంకా నాన్‌వెజ్ ఫీస్ట్‌ అనమాట. <chuckles> మొత్తం అన్ని ఐటెమ్స్ ఉండాల్సిందే. అందరికీ ఏది నచ్చింది అది తినాలి అన్నట్టుగా అందరికీ ఫినిషింగ్ టచ్‌ లాగా మాకు డిజర్ట్స్, ఐస్‌క్రీమ్.
అదే. <chuckles>

ఓకే. ఓకే. అంటే ఇప్పుడు గేమ్సంటే పిల్లలందరూ కలిపాడుకుంటారా? లేపోతే పేరెంట్సు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా?
ఆ! పేరెంట్సందరూ కూడా అండి. పిల్లలమంటే మేమెక్కువ ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్ళం. కొన్నిసార్లు మ్యూజిక్ చైర్స్ ఆడేవాళ్ళం. ఎట్లా అంటే ఇంక మరీ చిన్నపిల్లలున్నారనుకోండి వాళ్ళనొక బ్యాచ్. వాళ్ళకి యూనో కార్డ్స్ అట్లా ఇచ్చేయడమనమాట. మేమేంటంటే మళ్ళీ మేమొక మాది బ్యాచ్ సెపరేటనమాట ప్లేయింగ్ కార్డ్స్ తీసుకొని
ఆహా! ఓకే. ఓకే. ఆ! అదేలెండి. ఓకే. <chuckles> అంటే ఉన్న పిల్లల్లోనే మళ్ళీ బ్యాచులు ఏజ్‌కి తగ్గట్టు. ఓకే.
ఆ! బ్యాచ్‌లే అండి. అంటే ఎవరికి వాళ్ళు బ్యాచ్‌లే అన అంటే ఇంకా పెద్దవాళ్ళనుకోండి మీకు దెలిసిందే గదా! ఇంకా వాళ్ళు కలిసారంటే వాళ్ళ డిస్కషనులు వాళ్ళకుంటాయన్నమాట. <chuckles> సో మేము అటు ఇటు కాకుండా అటు పిల్లలకి, పెద్దవాళ్ళకి కాకుండా మా బ్యాచ్ మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళమన్నమాట.
అదే. అర్థమైంది. అవును. అదే. అంటే దగ్గర దగ్గర ఇప్పుడూ ఆహ్, పెద్దవాళ్ళలో మగవాళ్ళందరూ ఒకవైపెళ్ళిపోతారు. ఆడవాళ్ళందరూ ఒకవైపెళ్ళిపోతారు. పిల్లల్లో మళ్ళీ రెండు బ్యాచులవుతారు. <chuckles> మొత్తం ఎవరి గోలలో ఆళ్ళుంటారనమాట.
ఆ! 2 బ్యాచులవుతారండి. ఉంటాం. ఎవరిగోలా ఆహ్, <smacks lips> అంటే మేము కలవడమే ఎప్పుడో ఒకసారి గదా! అన్నట్టుగా ఆహ్, ఎంజాయ్ జేస్తూ ఉంటామనమాట. ఆ 3 రోజులు చక్కగా ప్లాన్ జేసుకొని మార్నింగంతా ఇంకా ఆ గుడికెళ్ళడం అవి ఇవి ఉంటాయి గదా! ఇంకా స్పెషల్స్ చేసుకోవడం, తినడం అలాంటివి ఇంకా నైటంతా ఇలా గూర్చోవడమనమాట. <chuckles>
అవును. హ్మ్. అంటే రౌండ్ టేబుల్ సమావేశం యేసేస్తారా?
ఆ! నైటంతా ఇంకా రౌండ్ టేబుల్ సమావేశం. తరువాత ఎవరెక్కడ పడుకుంటారో గూడా తెలీదు. మెల్లిగా ఇంకా లేటయ్యేకొద్ది అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కౌంట్ తగ్గుతూ ఉంటది బ్యాచ్‌లో. ఇంక చివర
అదే. <chuckles> అవును. ఎవరోకళ్ళు వెళ్ళిపోతా అంటే పక్కకెళ్ళి పడుకోవడం. <chuckles> పొద్దున్నే చూస్తే ఎక్కడ పడుకున్నారో, ఎక్కడ లేచారో కూడా తెలియకుండా ఉంటది.
పడుకోవడం ఇలాంటివుంటాయి. ఆ! అదే. అదేండి తెల్లారేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారనమాట. <smacks lips> మా ఊర్లో ఇప్పుడు ఆ గౌరీ పండుగలు ప్రత్యేకం ఏంటంటే ఒక రోజంతా వెజ్ చేసుకుంటాం. ఒక రోజంతా నాన్‌వెజ్. సో ఇంకా వెజ్ చేస్
అవును. ఓకే. ఓకే. అంటే 2 రోజులు జేసుకుంటారా గౌరీ పూజ?